మనం మన జీవితంలో ఎంతోమందితోని ప్రేమగా ఉంటాం. కొంతమందితోని అప్పుడప్పుడు ఆహ్, సి సిట్యుయేషన్స్ బట్టి కోపంగా గూడా ఉంటాం. అయితే వాళ్ళ పట్ల మళ్ళీ సానుభూతి ఎలా జూపిస్తారు మీరు? అంటే సానుభూతి అంటే కొంచెం సింపతీ‌లా లేకపోతే వాళ్ళని కోపం అలా చూయించినందుకు, హ్మ్. దానికి సానుభూతెలా జూపిస్తారు?
హ్మ్. అవును. హ్మ్. అంటే ఆహ్, నేను జనరల్‌గా ఏంటంటే, కొంచెం కఠిన మనస్సు కలిగిన మనిషినన్నమాట. అంటే పరిస్థితులకి ఆహ్, పరిస్థితులు నన్ను అలా చేసాయి. నాకొక చాయిస్ అనేది లేదు. ఎందుకంటే, ఈరోజున మనం ఎక్కువ మంచి చూపిస్తే ఆహ్, చులకనయిపోతాము.
హ్మ్. అవును. నిజమే.
అలా అనే కంప్లీట్‌గా కఠినంగా గూడా ఉండలేమన్నమాట. సో
అదే. కఠినంగా ఉంటే ఎవరు మాట్లాడరింకా మనతో.
మాట్లాడరింకా. హ్మ్. ఆహ్, ఇప్పుడు అసలు కనెక్షన్స్ లేకుండా గూడా బతకలేము. ఎందుకంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉండే లైఫ్స్ అయిపోయాయి ఇప్పుడు గూడా. సో ఏంటంటే నేను ఒక బ్యాలన్స్ చూస్తా అండి. ఇప్పుడెవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అది హండ్రెడ్ ఇప్పుడు కొన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి. అది కామన్ సెన్స్. అంటే ఒక మనం అందరం మనుషులం గాబట్టి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో వ్యక్తిత్వం వ్యక్తిత్వంలో కొన్ని బేసిక్స్ ఉంటాయి. అది ఎవరికైనా ఉండాల్సినవే. ఒక
హ్మ్. అవును. ఆ! అవునవును. ప్రతి ఒక్కళ్ళకుండాలి.
ఒకటిచ్చినప్పుడు, చాలా కాంప్లెక్సేమి కాదు. ఇప్పుడు సింపులిచ్చి ఇది మంచి, ఇది చెడు అంటు మనం చెప్పగలగాల. అది ఇది మంచి రా, ఇది చెడురా అని. అన్ వాటిట్లో కూడా ఏదన్నా తప్పు జరిగినప్పుడు, లేకపోతే ఇది ఉన్నప్పుడు నేను చాలా కఠినంగానే ఉంటా. అలాంటి వాటికి నేను సానుభూతి మళ్ళీ చూయించను.
హ్మ్. హ్మ్. అంటే మిమ్మల్ని కావాలని ఎవరైనా హర్ట్ చేస్తే, వాళ్ళు అంటే, ఆలోచించి హర్ట్ జేస్తే వాళ్ళకి సానుభూతి చూపించరు ఇంకా.
ఆ! ఆళ్ళు అంటే క అది ఒక ప్లాట్ అంటే 100% వాళ్ళు కావాలనే చేసి, బ్యాడ్ ఉద్దేశ్యంతో చేసారు అంటే, ఆహ్, నేను 100 పర్సెంటేంటంటే, ఆహ్, ఆహ్, సానుభూతి అంటే ఒకటండీ చూపిచ్చను అంటే, నాకు కలుగుతది మనసులో. అయ్యో! అని. అరిచేసాను ఆర్ ఒకటి జరిగింది వాళ్ళకి అని. ఆహ్, బట్ అది వాళ్ళకి చూయించను. ఎందుకంటే, అది వాళ్ళని మళ్ళీ <sniffs> ఆహ్, వీక్ నన్ను వీక్ చేసేసి వాళ్ళని మళ్ళీ స్ట్రాంగ్ చేసేస్తది. <sniffs> ఆ మైండ్‌సెట్‌ని ఎంకరేజ్ చేసి చేయకపోవడమే మంచిదనే ఉద్దేశ్యంతో, నాకు ఎంత వాళ్ళ దగ్గరికెళ్లి సారీ చెప్పాలనిపిచ్చినా, ఇట్స్ ఓకే. మళ్ళీ మ కలిసిపోదాం అనిపిచ్చినా గాని కొంచెం నేను వెనక్కి తగ్గే ఉంటాను. వాళ్ళు కొంతమంది అలా చేసినప్పుడేంటంటే, తొందరగా రియలైజ్ అయిపోయి మన దగ్గరకొచ్చి సారీ చెప్పేస్తారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవునవును. అవునవును. నిజమే. చాలా మంది అలా గ్రహించి సారీ చెప్పినప్పుడు మీరు వాళ్ళని క్షమిస్తారా మళ్ళీ?
కొం కొం ఆ! క్షమించేస్తాను. ఎందుకంటే నేనేమనుకుంటానంటే, రియలైజ్ అవుతున్నారు, జెన్యూన్‌గా రియలైజయ్యి, జెన్యూనిటీ‌తో సారీ చెప్తున్నారంటే నాకర్థమైపోతది.
హ్మ్.
కొంతమంది రియలైజయినా, తప్పని తెలిసినా, వాళ్ళు ఇగోకి, వాళ్ళకున్న మానిప్యులేషన్ పవర్‌తో వాళ్ళసలు ఆహ్, హ్మ్, సారీ కూడా చెప్పడానికి ముందుకు రారు. వాళ్ళు తప్పని ఒప్పుకోరు.
అవునవును.
అలాంటి వాళ్ళని అస్సలు క్షమించను నేను.
హుహు. అంటే వాళ్ళని వాళ్ళతో కొంచేం దూరంగానే ఉండడానికి ప్రయత్నిస్తారు.
అవును. దూరంగానే ఉండడానికి ప్రయత్నిస్తా. వాళ్ళింకా ఏం చేసినా, ఏం చెప్పినా అంటే ఇంకంతే అండి. లోపలొకటి పెట్టుకొని బయటొకటి మాట్లాడడం. కావాలనే సారీ చెప్పడం. రియలైజ్ అయ్యి సారీ చెప్పడం వేరు. జస్ట్ సారీ చెప్పేస్తే అయిపోద్ది గదా! అని చెప్పడం వేరు గదా!
హ్మ్. <giggles> అవునవును. అవును. నిజమే అండి. అలా మీకు జీవితంలో నిజంగానే ఎదురైన సంఘటనలున్నాయా?
ఆ! ఉన్నాయండి. 100 పర్సెంటున్నాయి. నాకు ఆహ్, <smacks lips> ఐ థింక్ నాకూ
చెప్పగలరా? వాటి గురిం
నా కాలేజ్‌లో ఆ! హ్మ్. ఇది ఇప్పుడు ఆఫీస్‌లోనే ఒకా ఒకమ్మాయి. నాకంటే ఒక 2 ఇయర్స్ సీనియరనమాట. <sniffs> హ్మ్. తనేంటంటే, కొంచేం ఇంటిమిడేటయిపోతది. నన్ను చూసి. ఆహ్, సీనియర్‌గా అవ సీనియరు. ఇప్పుడు నేను కొంచేం 2 ఇయర్స్ చిన్న. ఆహ్, ఆఫీస్‌కి కూడా ఆహ్, 2 ఇయర్స్ జూనియర్ నేను. సో, ఇప్పుడేందంటే, తనూ ఈ అమ్మాయికి ఇంత అటెన్షనొస్తుందేంటి ఆర్ ఈ అమ్మాయి ఏం చేసినా గానీ మేనేజర్ ఇలా ఒప్ సో, అలా కొంచేం ఉంటదనమాట. సో, ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఇప్పుడు దాన్ని హెల్తీగా కూడా వాడుకోవచ్చు. ఆ కాంపిటీషన్‌ని తను. <sniffs> కానీ దాను
హ్మ్. ఆ! అంత చిన్ అదే. అదే. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> అవునవును. అంటే ఆ అమ్మాయి అట్లా అంటే, మీరు అట్లా మేనేజర్ అటెన్‌షన్ ఒస్తుంది గాబట్టి, నేను గూడా మంచి పని జేసి, నేను దీసుకోవాలననుకోచ్చు. ఆ! ఆ!
హ్మ్. ఏదైనా నేర్చుకోవచ్చు, అని అనుకోచ్చు. జలసీ అనేది సీ అండి, హ్యూమన్ ఎమోషన్. వస్తది. కానీ దాన్ని మనము పెంచి పోషిస్తున్నామా, లేకపోతే పక్కకు పెట్టి, దాన్ని ఎలా చేస్తే పోతదని అనుకుంటున్నామా, అనేది గదా పాయింట్. కానీ ఆ అమ్మాయేం జేసిందంటే హ్మ్. ఇప్పుడు ఎట్లైనా కానీ ఆహ్, మ యవ్
హ్మ్. అంటే మిమ్మల్ని తగ్గించి ఆమెను పెంచుకోవాలనుకుందా?
ఆ! అంటే అత్ అలా చేసినా నా వరకు చేస్తే ఓకే. అలా కాకుండా నేను చెయ్యంది చేసినట్టు, నేను నా క్యారెక్టర్ కానిది కానట్టు, తప్పుడు సమాచారము చుట్టుపక్కల కొలీగ్స్‌కిచ్చినప్పుడు, ఆ చుట్టుపక్కల కొలీగ్స్ ఎప్పుడైనా మేనేజర్‌తో మాట్లాడినా, లీడ్స్‌తో మాట్లాడినా వాళ్ళ వరకు సమాచారం వెళ్తది. కాబట్టి ఆ అమ్మాయి అలాంటి పెద్ద గేమాడిందనమాట.
ఆ! ఆ! ఓకే. అంటే మీ పైన తప్పుడి సమాచారం లాంటిది. ఆ! అయ్యో!
నాకది చాలా లేట్‌గా అర్థమైంది.
ఆహా!
అంటే నేనేంటంటే నేను ఎప్పుడూ మనుషులతో మనుషుల గురించి మాట్లాడను. నాకు నచ్చదు. అంటే వాళ్ళ వెనక మాట్లాడుతున్నట్టు అంటే ఒక అమ్మా
అదే. వాళ్ళ వెనకాల మాట్లాడరు.
అస్సలు మాట్లాడను. నేను డిస్‌కస్ చేయను. ఏమి ఉండదు. నాదంతా సింపుల్ కన్వర్‌జేషన్స్ మంచి కన్వర్‌జేషన్స్ ఉంటాయి గానీ, ఒకళ్ళ గురించి మాట్లాడను. సో, నాదే నేనలా ఉంటాను కాబట్టి ఎవరు కూడా నా గురించి ఒకటి నడుస్తుంది అని జెప్పేసి నన్ను ఎవరు అడగలేదు డైరెక్ట్‌గా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ర్ ఆహ్, చాలా లేట్‌గా నాకు తెలిసిందేంటంటే, ఒక ఒక నాకు క్లోజున్న పర్సనొచ్చి "ఇట్లా ఇట్లా అంట గదా!" అంటే ఓహ్! అవునా? ఇదేంటి ఇలా ఎలా జరిగింది? అంటే "అందరూ మాట్లాడుకుంటున్నారు నీకు తెలీదా?" అంటే నాకు తెలీదసలు నా గురించి ఇట్లా అంటే, ఈ అమ్మాయి ఇలా చెప్పింది ఇది నిజమే అంటే ఈ అమ్మాయి ఏంటంటే, కొంచెం మానిప్యులేటివ్ విత్ ఇన్‌ఫ్లూయెన్సివ్ మైండ్‌సెట్ ఉంటది తనకి.
అదే. అదే. అంటే మీ ముందు ఒకలా ఉండి ఇతరుల ముందు మీ గురించి అలా చెడ్డగా చెప్పడం లాంటివి జేస్తుంది.
ఆ! అలా నాతోనే గాదు. అలా మల్టిపుల్ పీపుల్‌తో తను చేయడం అనేది చేసిందన్నమాట. సో, ఫస్ట్ ఇంకా నేను చాలా అంటే ఏంటి అమ్మో! ఇంత జరిగింది నా వెనుక అనుకున్న ఫస్టు.
అయ్యో! ఆ! హ్మ్.
కానీ నా ఇప్పుడు ఏంటి నిజం? ఏది అబద్ధం? అనేది నిజంగానే తెలుసుకునే అంత ఆహ్, మైండ్‌సెట్ ఎవరికైనా ఉండాలి ఈ రోజుల్లో. జస్ట్ బీకాస్ ఆ అమ్మాయోచ్చి నా గురించి
అవునవును. ఎందుకంటే, ఇలానే చాలామంది మీరు జెప్పినట్టు ఈ అమ్మాయిలానే మన ముందు ఒకలా ఉండి, మిగతా వాళ్ళకి మన గురించి వేరేలా జెప్పడం లాంటివి ఎక్కువగా జేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం విషయాల్లో.
హ్మ్. హ్మ్. అవును. అవును.
అది అలాంటి వాళ్ళని దూరమే బెడతారా మీరు మళ్ళీ?
అలా ఆ! అంటే ఇప్పుడేంటంటే, ఆ! ఇప్పుడు వర్క్‌లో కొంచేం కొంచేం ఎంతో కామను టాపిక్సుంటాయి కాబట్టి మాట్లాడతాను. బట్ నేను చేసిందేంటంటే, నాకు ఈ విషయం తెలిసినప్పుడు ఒక్కొక మ ఓ పెద్ద విషయం దెలిసినప్పుడు నేను డైరెక్ట్‌గా వెళ్ళి, ఆహ్, హ్మ్, ఏంటి ఆహ్, ఆ అమ్మాయితో నేను డైరెక్ట్‌గా ఫస్ట్ తీసుకొనెళ్ళి, ఆహ్, ఆహ్, కెఫెటేరియాకి తీసుకొనెళ్ళి, ఇట్లా విన్నాను నేను. నువ్వు చెప్పావా, లేదా అనంటే ఆమె మళ్ళీ వ ఆహ్, ఎవరిని ఎవరి దగ్గర నుంచి నేను విన్నానో వాళ్ళ గురించి బ్యాడ్ చెప్పడం మొదలుబెట్టింది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! <chuckles> అది అన్ ఆ!
నేను వెంటనే ఇంకా ఒక గేమని అర్థమైంది. నేను నేను సీరియస్‌గానే చెప్పా సీ ఇట్లా నువ్వు చేస్తుంది గేమని నాకర్థమవుతుంది. ఓకే. నేను చేసింది చే చేసినట్టు చెప్పు నేనొప్పుకుంటా, కావాలనే చేస్తూ నేను మేనేజర్‌కి ఫార్‌మల్ ఆహ్, యూ నో ఈమెయిల్ రాయాల్సొస్తది. ఓకే. నేను వెన్ ఇట్లాంటి వాటిల్లో వ నా కెరియర్‌కి ఎఫెక్టవుతుంది అన్నప్పుడు నేను చాలా దూరం వెళ్తాను. నేను నువ్వు ఇంతటితో ఇది ఆపేసి ఓకే, నా గురించి ఫ్ ఫ్ నా గురించి ఇంకేం కొత్తవి పుట్టించనన్నంత వరకు నాకు ఓకే. అది గానీ నా వరకు వచ్చింది అంటే, నేను ఫార్‌మల్‌గా చేయాల్సొస్తదని చెప్పా.
హ్మ్. అవునవును. హ్మ్. హుహు. అలా చిన్నగా ఇలా వార్నింగ్‌లాగా ఇచ్చారు.
హ్మ్. ఇచ్చా. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ వార్నింగ్‌ని ఏం చేసిందంటే, తన క్లోజ్ ఫ్రెండ్సుంటారు గదా! టీమ్‌లో ఆహ్, వాళ్ళ దగ్గరికెళ్ళి నేనేదో పెద్దా హ్మ్. ఇనే నన్నూ ఆహ్, సడెన్‌గా ఏంటంటే ఆమె క్యారెక్టర్ అంటే ఆమె యాటిట్యూడ్ టువర్డ్స్ మీ మారిపోయింది. అంటే కొంచేం హాయ్! అన్నా గానీ హాయ్! చెప్పట్లేదింకా.
హుహు. అంటే ఏదో మీది అది తిట్టేసినట్టు అలా ఫీల్ అయిపోయీ
అలా జేసేసింది. అంటే ఇప్పుడేంటంటే, ఆ అమ్మాయి ఆబ్వియస్‌గా అర్థమైపోతుంది అందరికి. వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది అని. అర్థం అవ్వాలనే ఆ అమ్మాయి చేసిందది.
ఆహా! అవునా? అంటే
సో, ఆ అమ్మాయినొచ్చి క్వశ్చన్ జేస్తారు గదా! నీకు తనకి మధ్య ఏం జరిగింది అని, అప్పుడు చెప్పొచ్చు కదా! తన స్టోరీ.
హ్మ్. హ్మ్. అవునవును. మొత్తానికైతే ఇలా కొంచెంమైతే దూరం బెట్టారు. అలాంటి వాళ్ళని దూరం పెట్టడమే మంచిది. మన మానసిక ఆరోగ్యానికి ముఖ్యంగా. అలానే కొంతమందేంటంటే, ఇలాంటివి జేసినా గూడా వాళ్ళ తప్పు గ్రహించి నిజంగానే సారీ జెప్తారు.
ఆ! అవును. హ్మ్.
ఆ! అలాంటి సందర్భాలేమైనా ఏర్పడ్డాయా? ఇలా ఇలానే చేయకున్నా వేరే విధంగా చిన్న, చిన్నగా వాళ్ళకి అనుకోకుండా, మీ విషయంలో తప్పు జేసి, వాళ్ళు చాలా కుంగిపోయి ఇంకా మీకు సారీ జెప్తనే ఉంటరు. అలాంటివేమన్నా జరిగాయా?
ఆ! ఆ! అసలు జనరల్‌గా అయితే, ఆహ్, సారీ నాకు ఆహ్, నేను నేను కొంచెం కఠినంగా ఉంటాను గాబట్టి రియలైజైపోయి నా దగ్గర వెంటనే సారీ చెప్పే చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయండి. ఆహ్, ఇప్పుడు పర్సనల్‌గా గూడా, ఆహ్, అదేంటి నా కాలేజ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి ఒక్క ల్యాబు ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు నా రూమ్‌మేట్ ఆ అమ్మాయి. <sniffs> ఆహ్, చేస్తుంటే ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే, ఆహ్, హెల్ప్ అడిగింది ఎవరు మాట్లాడగూడదు ఆ టైంలో. హెల్ప్ అడిగితే నేను జేసాను ఆ అమ్మాయికి. అదొక నాది ఎలక్ట్రానిక్ బ్యాక్‌గ్రౌండన్నమాట రిజిస్టర్ అని ఒకటుంటది మీకు తెలుసో లేదో నాకు దెలీదు. ఆ! సో, ఆ ఎక్విప్మెంట్ ఆ అమ్మాయికి ఆహ్, అది ఎలా లెక్కపెట్టాలి ఎంత ప ఎన్ ఆహ్, రిజిస్టర్ ఎలా కాలిక్యులేట్ చేస్తారో అర్థం కాకపోతే...
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ!
వెంటనే కలర్ కోడింగ్ అడిగితే, నేను ఆ కలర్ కోడింగ్ జూసేసి ఇచ్చేసానన్నమాట పక్కన. అది మా ప్రొఫెసర్ చూసారు. ఒచ్చి "మానస నీ దగ్గరున్న ఎక్విప్మెంట్ తనకెందుకిచ్చావు?" అని అడిగారు.
హ్మ్. అయ్యో! <chuckles> ఆ!
అంటే నేనిది యూజ్ చెయ్యట్లేదు సార్. ఐ ఎమ్ వెరీ సారీ నేను యూజ్ చెయ్యట్లేదు అందుకే తనకిచ్చాను అంటే, ఆ అమ్మాయి క ఇప్పుడు అడగ చెప్పాలి గదా! నాకు అవసరముండింది అందుకని తను తనిచ్చింది అని అని చెప్పకుండా తనేం జేసింది, భయపడిపోయో, మరింక తనేమర్థం జేసుకుందో, ఏమో, సార్‌కేం చెప్పింది "నేనడగలేదు <sniffs> ఆహ్, తననే ఇచ్చింది" ఆహ్, <sniffs> అని చెప్పేసరికి నాకు నన్ను ల్యాబ్‌లో నుంచి పంపించేసారన్నమాట.
అవునవును. అదే. అదే. ఆమెకి ఆ! అయ్యో! అదే అంటే మీరు సహాయం చేసినందుకు మిమ్మల్నే పంపించేసినరింకా.
అదే. సో, ఇంక నేను ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నే అసలు అర్థం కాల. ఆమ్మాయి ఎందుకు అట్లా చేసింది. సెకండ్ తరువాత ఎళ్ళి ఆ రోజు నైట్ అదే సేమ్ రూమ్ సేమ్ రూమ్‌లో ఉంటాం కాబట్టి అడిగా.
ఆ! అదే సేమ్ రూము కాబట్టి అడుగుతారు.
హ్మ్. అడిగాను ఏంటి ఆ అమ్మాయి ఏమన్నది నేను భయపడిపోయాను అన్నది. కానీ దాని తర్వాత చిన్నగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అమ్మాయి పద్ధతే అలాంటిది అంటే కన్నింగ్ నేచరనమాట.
ఏమన్నది ఆమె? హుహు.
సో, ఇప్పుడు కొంచెం ఆహ్, ఆ అమ్మాయి నా నా మీద వెనక చాలా మందితో చాలా చెప్తుంది అనే విషయం నాకు అర్థమైంది. సో, ఆ అమ్మాయికి ఏంటంటే, నేను ఆ అమ్మాయిని రూమ్‌మేట్‌గా నేను మార్చేసాను నెక్స్ట్ సెమిస్టర్‌లో. మార్చేసి నేను దూరమయ్యాను. ఆ అమ్మాయి సెర్టైన్ టైమ్ తర్వాత రియలైజ్ అయ్యి నా దగ్గరకి వచ్చి ఎన్నో సార్లు సారీ చెప్పుకుంది.
అయ్యో! ఆ! తరువాత మాట్లాడారా మళ్ళీ?
అంటే హ్మ్. అంటే "జెన్యూన్‌గా నువ్వు ఉన్నావు మానస నేను కావాలనే ఇలా జేశాను, ఐ యం సో సారీ" అని జేప్తే, ఫస్ట్ నేను అంటే నేను నమ్మాలనుకోలేదు. బట్ ఒక 1 మంత్ లేటర్ మంచి ఫ్రెండ్ అయ్యాము బట్ నా బౌండరీస్ పెట్టుకున్నా ఈసారి. నేను మాట్లాడాను 100% మాట్లాడాను బట్ నా బౌండరీస్ అంటే జాగ్రత్తగా ఉన్నా. ఏ ఇన్ఫర్‌మేషన్ షేర్ జేయ్యాలి, ఏ షేర్ జేయొద్దు, ఈ అమ్మాయికి అన్నీ చెప్పాలా, చెప్పొద్దా ఆహ్, ఎ ఎందుకంటే, కొంతమంది జస్ట్ ఇన్ఫర్‌మేషన్ తెలుసుకోవడం కోసమే మనతో మాట్లాడుతూంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునండి. నిజమే. అలానే అసలు మన జీవితంలో ఆహ్, చాలామందుంటారండి ఇలా కుటుంబం కుటుంబంలో గానివ్వండి, ఇలా మీరన్నట్టు మిత్రులలో, ఇంకా ఈ ఉద్యోగంలో, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు. ఏంటంటే, మనం వాళ్ళకి జూయించే సానుభూతి అనేది మారుతుంటది. ఎందుకంటే, మన కుటుంబ కుటుంబంలో ఉన్న వాళ్ళకోలా జూపిస్తాము, మిత్రులకోలా జూపిస్తాము, అలానే ఉద్యోగంలో మన కొలీగ్స్‌కోలా జూపిస్తాము. అలా మీకు, ఇలా వేరేలా జూపిస్తామన్నట్టు అనిపించిందా ఎప్పుడైనా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవునండి. ఎందుకంటే ఇప్పుడు, కుటుంబంలో ఉన్నవాళ్ళు మనతో చేసే కొన్ని <smacks lips> ఆహ్, సంఘటనలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే, మనం వాళ్ళతో వేరు అని ఎప్పుడు అనుకో మన పేరెంట్స్‌తో మనం ఎప్పుడు వేరు జేసుకోలేం గదండీ మనందరం ఒకటే లాగా అనిపిస్తది.
హ్మ్. అవునవును. ఆ రక్త సంబంధం అనేది ఉంటదింక.
ఉంటది ఎప్పుడు. సో, వాళ్ళు మనతో జేసే బిహేవియర్ గాని, మనం వాళ్ళతో జేసే బిహేవియర్ వేరుంటది. సో, దానికిక దానిలో క్షమాపణలు లేదా లేకపోతే ఆహ్, అదేంటి సానుభూతి చూపిచ్చటాలంత లెవెల్‌లో నాకు ఇప్పటి వరకు రాలా. ఎందుకంటే, కుటుంబంలో అలాంటి ఆహ్, టచ్ వుడ్ నాకు ఇట్లాంటి ఇష్యూస్ ఎప్పుడూ రాలేదు. <chuckles> బట్ ఫ్రెండ్స్‌తో 100% ఒచ్చాయి. ఆహ్, ఫ్రెండ్స్ దెగ్గర ఏంటంటే, ఎమోషన్ అ అనేది కొంచెం ఎక్కువ జూపిస్తాం గాబట్టి తొందరగా రిజాల్వ్ చేసుకొని మాట్లాడడం. ఒకవేళ తప్పు జేసినా గాని, ఎందుకంటే, ఫ్రెండ్ అనేదెప్పుడవుతారండి, నా నాకు ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువ. ఎందుకు, ఫ్రెండ్ అనే ఒక పదంకి సరిపడే సరిపోయేంత ఉండాలి వాళ్ళు నా లైఫ్‌లో. ఎ ఎవరు పడితే వాళ్ళని ఆ లెవెల్‌కి రానివ్వను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఆ! అంటే మీకు హ్మ్. మీకు గౌరం గౌరవం ఇవ్వాలి ఇంకా, మీరు గూడా వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా ఉండాలి వాళ్ళు.
ఆ! సో 100% అలానే ఉండెన్నమాట. చాలా ప్యూర్ హార్టెడ్‌తో, మన గురించి ఏడవకుండా, ఎప్పుడు మంచి ఆలోచించే, మన గురించి ఎవరైనా మంచి ఆలోచిస్తున్నారు అంటే, వాళ్ళు గుర్తు రావాలి అలా. <sucks teeth> ఈ జనాలని నేను ఆలోచించుకుంటా అన్నమాట. సో, మా అలాంటి ఫ్రెండ్ అంత మంచి ఆహ్, లెవెల్‌లో కంపాటిబిలిటీ ఉన్న ఫ్రెండ్స్ మధ్యలో గొడవలొస్తున్నప్పుడు, ఇలాంటివి ఏదన్నొస్తున్నప్పుడు, ఏంటంటే నేను, అసలప్పుడు కఠినంగా ఉండనండి. నేనే ఇన్‌ఫాక్ట్ ఎళ్లి సారీ చెప్తా ఉంటా.
హ్మ్. <chuckles> ఆ! బావుంది.
<sniffs> ఆ ఆ ఆ సిట్యుయేషన్సొ‌స్తే, హ్మ్.
హ్మ్. చాలా బా జెప్పారు. అసలు మీ ఉద్దేశంలో ఇతరుల పట్ల సానుభూతి ఎప్పుడు జూయించచ్చు, ఎప్పుడు చూయించకూడదు ముఖ్యంగా అనేవి చాలా బా జెప్పారండి. ధన్యవాదాలండి.
హ్మ్. ధన్యవాదాలు.